చాలా మంది పిల్లల్లో, ఇప్పుడు ఫోనులు కానీ, ఇట్లాగా టీవీలు కానీ, ఇయన్నీ గూడా ఎక్కువ చూస్తా ఉన్నారు. ఇప్పుడు నీ పరి నీ వరకొచ్చేసరికి, పిల్లలకి డిజిటల్ వినియోగాన్ని, అంటే టీవీగానీ, ఫోనులు గానీ, ఇవన్నీ గూడా, చూయించకుండా ఎలాంటి ప్రయత్నం చేస్తావు నువ్వు?
హ్మ్. ఇప్పుడు నేనైతే నార్మల్‌గా అసలు ఫోను ఇవ్వడానికి ఇష్టపడను. ఏదైనా బొమ్మలు ఎదిరేసేసి, ఆడుకోండి అని జేప్తా. మా పిల్లలనే కాదు. ఫోను ఎందుకు ఇవ్వను అంటే, పిల్లలకి అసలు ఫోనివ్వడం వల్ల తెలినీ అన్నీ తెలుసుకుంటారు. అంటే, ఇప్పుడు మంచి విషయాలు తెలుసుకుంటారు, చెడ్డాయి గూడా దెలుసుకుంటారు. వాళ్ళకి ఎలా ఎదిరిస్తారు పిల్లలు, తల్లిదండ్రులని. నాకసలు ఇష్టం ఉండదన్నమాట. లేదు అంటే అది కావాలి, ఇది కావాలి అని మారం జేస్తారు. హ్మ్.
ఎందుకని? ఎందుకని ఇవ్వవు నువ్వు ఫోను? హ్మ్. హుహు. కదా! కదా! కదా! కదా! ఇప్పుడు మంచేంటి, చెడేంటి అనేది ఎలా దెలుస్తుంది పిల్లలకి, వాళ్ళు చూసే దాంట్లో.
వాళ్ళకి ఎందుకు తెలీదు. ఏది చూస్తే అది నేర్చుకుంటారు. మా వాళ్ళైతే, మా పెద్దోడైతే, ఏది చూస్తే అది. ఇప్పుడు ఏదైనా బొమ్మలు చూసాడనుకోండి ఇప్పుడు ఏదన్నా ఒకవేళ సినిమా జూసాడు అనుకోండి, ఆ సినిమాలో ఎవరో ఒకళ్ళు, గన్నో లేకపోతే ఇంకేదన్నానో పట్టుకుంటారు. లేదు, ఒక చాక్లేటే తింటన్నారనుకుందాం. ఒక చిన్న పిల్ల చాక్లేట్ తింటంది. అమ్మ! చాక్లేటు. లేకపోతే అమ్మ! గన్ను. ఈ మధ్య 'ఓజి' సినిమా జూసాడు. అది చూసిన దెగ్గర నుంచి. 'ఓజి' దన్ను, 'ఓజి' దన్ను. ఇక నన్ను మాములుగా కాదు. అంటే ఏది జూసినా వాళ్ళకు తెలిసిపోయిద్ది. ఆ! కొనిపెట్టాను. అంటే అది ఓకే. ఆడుకునే వస్తువె కాబట్టి పర్లేదు. ఇప్పుడు చాక్లేట్ అడుగుతారు. అది తిన్నారనుకో, వాళ్ళకి తెలీదు. తింటే ఏమైతదా అని. కానీ జలుబులు, దగ్గులు. అది చూసి వాళ్ళకొచ్చింది అంటే ఇంట్లో చిన్న పిల్లలున్నారు అనుకోండి. తమ్ముళ్ళు, చెల్లెలు. వాళ్ళకి కూడా, మా చిన్నోడికి కూడా ఒచ్చేస్తుంది ఆ! కదా! అందుకని, అంటే వాళ్ళకి తెలిదు. ఒక్కొక్కసారి కొంచెం, పెద్ద పిల్లలు అనుకోండి ఏది మంచొ, చెడొ తెలుసు.
హ్మ్. హ్మ్. ఏం చూస్తాడు? మీ పెద్దోడు ఏం చూస్తాడు ప్రస్తుతానికి. హ్మ్. హుహు. హ్మ్. హుహు. హ్మ్. ఆహా! మరి కొనిపెట్టారా, 'ఓజి' గన్ను? హ్మ్. హ్మ్. హుహు. అంతేగా మరి! హ్మ్. వాళ్ళకి కూడా అంటిస్తారు. వాళ్ళకి కూడా అంటించుకుంటారు. అవును హ్మ్. కాదు. అవును. కరెక్టే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫోనుల్లో గాని, టీవీ‌ల్లో గాని, చాక్లేటులు తినండి, ఇట్లాగ బిస్కిటులు తినండి, అని చెప్పేసి అనేం చెప్పరు గదా!
హ్మ్. ఆ! చెప్తారని కాదు. అంటే ఇప్పుడు నార్మల్‌గా టీవీ‌లో ఏదన్నా ఒక చిన్న పిల్ల తింటుందనుకోండి, చిన్నపిల్లే కదా తింటుంది అని వాళ్ళకి ఆ!
హ్మ్. హుహు. మీ అబ్బాయి ఇట్లాగ ఇయన్నీ చూడరా? ఏయి అంటే, హుహు. ఆహ్, కామిక్స్ ఇయోస్తున్నాయి గదా! ఇప్పుడు. ఏమంటారు దీన్ని, ఈ 'కోకోమెలన్ కోకోమెలన్' అవి ఇవి ఉన్నాయి గదా! హ్మ్.
నేనసలు టీవీ ఇవ్వను. టీవీ కానీ, ఫోను కానీ లేదు. అమ్మో! అసల ఆ కార్టూననేది ఎంత డేంజరంటే పిల్లలకి, వాళ్ళ ఆలోచన శక్తిని మొత్తం తగ్గిచ్చేస్తది. ఇప్పుడు మా వాడెంత చురుగ్గా ఉంటాడంటే, ఏదైనా చూసాడంటే గుర్తుంచుకుంటాడు. అది ఏదైనా, ఒక పాటయినా కానీ
హ్మ్. హుహు. హ్మ్. అవునా! ఒక సందర్భం ఏమన్నుందా గుర్తుంచుకున్నయ్యి?
ఇప్పుడు మార్నింగ్ పూట నేనేదన్నా పని జే‌స్తన్నానుకోండి, నెక్స్‌ట్ డే మళ్ళీ ఒకవేళ ఇవాళ కాఫీ తాగుతా కూర్చున్న, నెక్స్‌ట్ డే నేనేం తాగకుండా కూర్చున్నాననుకో, "అమ్మ! కాఫీ" అంటాడు. ఇవాళ ఏదన్నా హ్మ్. అమ్మ కాఫీ అంటే తాగు అని చెప్పడం ఇంకా కంప్లీట్‌గా రాదు. అమ్మ కాఫీ అంటే, తాగట్లేదేంటి అని ఆయనర్థం. ఇవ్వాళ ఏదన్నా ఒక పని చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్తా, ఒక 2 పనులు జేశా. ఒకసారేమో కూరగాయలు కొన్న, తరువాత పాల ప్యాకెట్ తీసుకున్నా. నెక్స్‌ట్ డే మళ్ళీ కూరగాయలు కొంటానికి తీసుకెళ్ళా. తీసుకెళ్తే, "అమ్మ పాలు" అనడుగుతున్నాడు. అంటే ఏంటి, నిన్న జేశాను గదా! అది గుర్తుంచుకున్నాడు. అసలెంత క్యూట్‌గా. అంటే
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అమ్మ కాఫీ అనంటాడా? ఆ! హ్మ్. అది. ఆ! హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అదీ సంగతి. అయితే, సరేనండి క్యూట్ అదంతా బానే ఉంది. గుర్తుంచుకున్నాడు సరే, కానీ మీరు ఇంక ఏ పిల్లల్లో ఇలాంటి తేడాను చూసారు? అంటే మీ పిల్లోడికి, మిగతా పిల్లలకి ఫోను చూసేవారికి, అనుకున్న తేడా ఏంటి మీరు?
హ్మ్. నేను హ్మ్. అసల ఏంటంటే, ఇప్పుడు తేడా ఇప్పుడు ఎంత చక్కగా గుర్తుంచుకున్నాడు గదా! అదే నేను గనక ఫోనిచ్చుంటే, ఫోనులోనే మునిగిపోయేవాడు. "నాన్న బయటికెళ్దాంరా!" అన్న వచ్చేవాడు కాదు.
హ్మ్. హుహు. అవునా! హ్మ్. ఎగరిని దగ్గర చూసారు ఎవరి దగ్గర చూసారు? ఇప్పుడు ఫోనులో మునిగిపోతారు అని చెప్పేసి అని ఎలా అనుకున్నారు మీరు అసలకి? ఆ! హ్మ్.
నాకు నేను ట్యూషన్ చెప్తాను. హ్మ్. ఏంటంటే, నేను సాయంత్రం పూట ట్యూషన్ జెప్తా ఇంట్లోనే. కాబట్టి నా దగ్గరికి, దగ్గర దగ్గరగా ఓ 20 మంది పిల్లలొస్తారు. చాలా వరకు పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలే ఎక్కువుంటారు. ఈ చిన్న పిల్లలేంటంటే, నేను ఒక రోజు రాసిచ్చిన హోమ్ వర్క్‌కే, 2, 3 రోజులిచ్చిన రాయలేకపోతున్నారు. పేరెంట్స్ అందరు నాకు పేరెంట్స్ అందరు నాకు ఏం చెప్తారంటే, "అమ్మ ఫోను జూస్తున్నాడురా! ఇంట్లో కొంచెం చెప్పు" లేకపోతే ట్యాబ్ అసలు పేరెంట్స్ కూడా కొంత కొంతమందయితే, "ఆ! నేనే మాట ఇనట్లేదనిచ్చేస్తున్నానమ్మ. నా పనవ్వట్లేదు" అలా జెప్తారు. అరె! పిల్లలు మాట వినకపోతే ఫోనిచ్చేసామనుకో ఇట్లానే అవుతున్నారు నేను చెప్తా.
ఓకే. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఎందుకని? హ్మ్. మరీ, మరి వాళ్ళకి ఉత్తి వృత్తి పరంగా ఇట్లాగా చూస్తే గనక, వాళ్ళకి తప్పట్లేదనుకోండి. హ్మ్. కానీ, వాళ్ళకి ఇవ్వటం వల్ల, ఫోనివ్వటం వల్ల జరిగే నష్టాలు చెప్పండొకసారి?
హ్మ్. అవును. అస్సలు నష్టం ఏంటి అంటే, ముఖ్యంగా మరి మరి ముఖ్యంగా, వాళ్ళకి చదువు అనేది అబ్బట్లేదు. అంటే అసలు మరీ చదవకుండా లేరు.
హుహు. ఎక్కడ చూసారు మీరు ఆ తేడానేది, తేడానేది ఎక్కడనుంచోచ్చింది? ఆ చదువు అబ్బట్లేదు కదా! ఇప్పుడు కొంతమంది పిల్లలు ఫోనుల్లో చూసే రైమ్స్ అవన్నీ కూడా చెప్తా ఉన్నారు మరి అక్కడ నేర్చుకుంటున్నారు గదా!
హ్మ్. నే అక్కడ వాళ్ళు రైమ్స్ మాత్రమే చెప్పగలుగుతున్నారు కానీ, వాళ్ళు నలుగురితో మాట్లాడలేరు. కొంతమంది ఏంటి అంటే, ఎవరైతే ఫోను చూడరో, నా దగ్గర ఉన్నారు పిల్లలు వాళ్ళు కూడా, ఫోను చూడరు, చదువులో కొంచెం వెనకబడే ఉంటారు. కానీ వాళ్ళ మాట తీరు గాని, ఏదైనా అడగగానే వెంటనే స్పందించడం గాని, ఎంత చక్కగా ఉంటదో చురుగ్గా ఉంటారు. కొంచెం కొంచెం చదవరు అంటే, లైక్ బాగా ఎడిషన్స్ చేయకపోవడం అట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి గానీ, ఎవరైతే ఈ ఫోను జూస్తారో వాళ్ళు అసలు నేను పిలిచినా పలకరు "బాబు! బాబు!" అని రెండు మూడు సార్లు పిలిచినా పలకరు. అసలు రెస్పాండే అవ్వరు. భయపడతారు.
హ్మ్. అవునా! హ్మ్. హుహు. హ్మ్. అవును. అవును. ఆ! కదా, కరెక్టే కదా! ఇప్పుడు వాళ్ళు ఏంటి అనంటే, ఇట్లాగా మనుషుల్ని కూడా కామిక్స్ రూపంలో చూడటం అలవాటయిపోయింది వాళ్ళకి.
హ్మ్. వాళ్ళకి భయపడతారు నిజమైన మనుషులతో మాట్లాడడానికి. అంటే మనం వాళ్ళకి లాగా రంగు రంగులు ఉండము. ఒకటేలా ఉండిద్ది మన స్కిన్ కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే, భయము. అమ్మో! వీళ్ళేంటి ఇలా నోరు ఆడిస్తున్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. పిలిస్తే పలకాలి అనేది తెలియట్లేదు. ఓన్లీ ఫోను. లేదు అంటే, ఇంకో ప్రాబ్లమ్ హ్మ్.
హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అవును. హుహు. హ్మ్. కదా! కదా! కానీ హ్మ్. కానీ ఇప్పుడు, స్కూల్స్‌లో కూడాను వర్కులు కానీ, అసైన్‌మెంటులు గాని, అన్ని ఫోనులకే ఇస్తా ఉన్నారు. దాన్ని ఎలాగా మరి ఎక్కడినుంచి తగ్గించొచ్చు అసలికి? ఇప్పుడు స్కూల్స్ వాళ్ళే, ఇప్పుడు పిల్లలకి ఇట్లాగా డిజిటల్ వర్క్ అని జెప్పేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఆ! హ్మ్.
హ్మ్. ఖచ్చితంగా. నేనే అసలా నిజమే. నిజమే. కానీ ఏంటంటే, స్కూ నేనైతే ఒకవేళ వర్కివ్వాలి అన్నా, ఒకొక్కసారి ఏంటి అంటే, "అక్క ఫోనులో వర్క్ పెడతావా" అని అడుగుతారు నన్ను. అంటే లైక్ హోమ్ వర్క్ మెసేజ్ పెట్టేస్తావాని. కానీ నేనైతే ముందుగానే జప్తా నోట్ చేసుకొని ఎళ్ళండి, ఇంటికెళ్లి ఫోనులు మీయన్నీ చూడొద్దు అని. ఎందుకంటే, ఒక పక్కన ఫోను చూడొద్దు అని జేప్పి, ఫోనులో వర్క్ పెట్టడం ఏంటి? టీచర్స్ అందరూ స్కూలులో చక్కగా చెప్తారు. "డోంట్ యూజ్ ఫోన్స్" అట్లా ఏదో ఒకటి చెప్తారండి, "ఫోనులు చూడమాకండి అమ్మ!" కళ్ళు కళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు కళ్ళు పాడైపోతున్నాయి. కళ్ళ కింద ఏంటి ఇంత ఇంత పిల్లలకి డార్క్ సర్కిల్స్. అసలు ఆశ్చర్యంగా ఉంటది నాకు.
హ్మ్. హ్మ్. అవునా! ఏమని? అంతేగా మరి. హ్మ్. మీరు చూసారా మీ ట్యూషన్‌లో పిల్లలకి చూసారా మరి డార్క్ సర్కిల్స్ అలాగా?
అసలు ఎంత చక్కగా క్లియర్‌గా కనపడతాయి డార్క్ సర్కిల్స్. "ఏంట్రా! మీకు డార్క్ సర్కిల్స్ ఏంట్రా!" అంటే "నైట్ నిద్ర సరిపోవట్లేదు." ఎందుకు సరిపోదు, ఫోనులు జూస్తారు కాబట్టి. అస్సలా పేరెంట్స్ కూడా ఎలా అంటే
హ్మ్. అవునా! ఫోనులు జూస్తారు. మరి తగ్గించేదానికి సరే, ఇప్పుడు ఇన్ని బ ఇన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ చెప్పారు గదా! మరి తగ్గించేదానికి మీరు ఎలాంటి టిప్సిస్తారు?
ఆ! హ్మ్. హ్మ్. ఏవన్నా అసైన్‌మెంట్సిచ్చినా జిరాక్సివ్వాలి పిల్లలకి చక్కగా బ్లాక్ అండ్ వైట్, ఓహ్ కలరు కలరన్న ఇవ్వచ్చు. ఒకేళ స్కూల్స్‌కి మనం చక్కగా ఫీజులు గడతన్నాం. వాళ్లకి ఓకే. అనుకుంటే టీచర్స్‌కి, ఒక కలరు జిరాక్సో, వాళ్లకి కలర్స్ ఐడెంటిఫై జేయాలి అంటే, ఫోనులోనే చూస్తేనే వస్తాయా? కలరు జిరాక్సివ్వచ్చు. లేదు నార్మల్ సింపుల్ వర్కే
హుహు. హుహు. హ్మ్. కలర్ అంటే, మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా! అంతా కూడాను. రేట్లు పడిపోతాయి కదా! కలరు జిరాక్స్‌లనంటే ఎంత కాస్ట్‌లీ జెప్పండి?
ఆ విషయంలో కాంప్రమైజవ్వగూడదు. ఎందుకంటే, ఆరోగ్యం కంటే మించిందేముంది జెప్పండి. నార్మల్‌గా ఫీజులు గడుతున్నాము. లేదమ్మా! ఒకవేళ ఇలా జిరాక్సెసిస్తాము. ఒక కొంచెం
హ్మ్. సరేనండీ. మీరిలా అన్నారు కాబట్టి చెప్తున్నాను నేనిది. చిన్నప్పుడు మీరు చదువుకున్నారుగా?
హ్మ్. హ్మ్.
ఏ ఫోను చూసి చదువుకున్నారు మీరు?
నేనసలు ఫోనెక్కడ చూసాను. మాకు తె తెల్లారి లేగిస్తే, న్యూసు పేపర్లు. మా తాతయ్యయితే న్యూసు పేపరులే చదివించేవాళ్ళు. దానివల్ల మనకి లోక జ్ఞానం పెరుగుతది. చక్కగా ఒత్తులు, పల్లులు ఒస్తాయి. తెలుగులో గానీ, ఏ గ్రామర్ మిస్టేక్స్ పోవు. అలా ఎన్ని ఉన్నాయో. ఆ?
హ్మ్. హ్మ్. కదా! హ్మ్. కలరు పేపరే ఒచ్చేదిగా న్యూస్ పేపరు? కలరు పేపరే ఒచ్చేదిగా న్యూస్ పేపరు?
అవును. అయినా గానీ ఎలాగైనా తెలుగు అసల డిక్‌టేషన్ బెట్టేవాళ్ళు.
హుహు. ఆ! కాదు నేనంటంది. అది కాదు. మీరు చెప్పింది కరక్టే వాస్తవమే. నేనడుగుతున్న దానికి చూడండి, సీ ఇప్పుడు స్కూలులో వాళ్ళు, కలరు పేపరు మీరు జిరాక్సన్నారు గదా! మీరు చిన్నప్పుడు దానికి, నేనిక్కడికి వ్యత్యాసం తీసుకొస్తున్నాను చూడండి. ఎలాగంటే, మీరు న్యూస్‌ పేపర్ చదువుతాను నేర్చుకున్నారని జెప్పేసనన్నారు. ఒత్తులు కానీ, ఈ ఫోటోల్లో రంగులు కానీ, ఇలాగ పలానా వ్యక్తిలా ఉంటాడు, ఇదీ పరిస్థితని చెప్పేసని.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. ఆ!
కానీ ఇప్పుడు పిల్లలకి ఈ న్యూస్పేపర్‌లన్నదే తెలీదనమాట మొత్తం అంతా. న్యూసు పేపరులనేది ఏంటి? ఏంటి అంటే అరమరలు ఏసుకోంటానికి మాత్రమే ఇవి ఉపయోగిస్తారని చెప్పేసి అన్న ఇధిలోకెళ్ళిపోయారాళ్ళంతా. హ్మ్.
అస్సలు తెలీదు. అవును. నిజంగానే <chuckles> అవును. పేరెంట్స్ కూడా, ఆ న్యూస్ పేపర్‌లో ఏముండదు. అంతా వేరే వేరే న్యూస్‌లే ఉంటాయి అలా అనుకుంటున్నారు. కానీ జనరల్ నాలెడ్జ్ కోసం, కనీసం ఏదో ఒక పేపర్ వేయించుకొ ఒక పేపర్ ఒక ఒక్క రోజేయించుకుంటే, వర్క్ దెగ్గర
హ్మ్. హ్మ్. మీరు అన్న విధంగా చూస్తే కనక, మీరన్న విధంగా చూస్తే గనక, న్యూసుపేపరులలో ఇదవరికి ఉన్నంత ఉంటుందా డెప్త్ అనేది? లేకపోతే పక్షపాతంగా ఉంటందా?
హ్మ్. లేదు. ఆ! అలాగే ఉంటది. అంటే ఏంటి అంటే, ఎక్కువ నేరాలు, ఘోరాలే ఎక్కువైపోయినాయి. యూజ్‌ఫుల్ ఇన్‌ఫర్‌మేషన్ కంటే కూడాను, ఆ నేరాలు, ఘోరాలు లేకపోతే ఏంటి కాదు. అంటే నేనేమంటానంటే, ఒక చిన్న ఒక పేపర్‌లో ఒక ముక్క వైపు ఉపయోగపడేదుంటది. మధ్యలో మిడిల్ పేపరుంటది కదా! అందులో పదజాలం అలా ఉంటదనమాట. అంటే మీకు జెప్పాలంటే సుడోకో, పదజాలం అంటారు. హ్మ్. అడ్డము, నిలువు అడ్డము, నిలువు అని చెప్పి వర్డ్స్ ఇస్తారు. దాన్ని మనం ఆ బాక్సెస్‌లో ఫిల్ జేయాలనమాట కొంచెం తెలివిగా.
హుహు. హ్మ్. హుహు. మరి పిల్లలు చూడటం మంచిది గాదుగా అట్లాంటప్పుడు? హ్మ్. హ్మ్. హుహు. అవును. హ్మ్. హ్మ్. సుడోకో. సుడోకో అంటే? ఆ! నెంబర్స్ కదా! అది. హ్మ్. మీరు చిన్నప్పుడు ఇలాంటియన్నీ చేసారనమాట మొత్తమంతా. అలాగా నీ దగ్గరున్న పిల్లలకి ఇట్లాగా ఫోనులు అలవాటు చేయకుండా ఇట్లాగ మ మరీ పాటలు రిలీజవుతా ఉంటాయి. అబ్బా! పాటలకి ఖచ్చితంగా అలవాటయిపోతారుగా పిల్లలు రిపీటెడ్‌గా చూడటానికి. అది పెట్టకపోతే అన్నం తినరు అని చెప్పేసనుకుంటా ఇట్లా ఉంటాయి ఆ!
సో, అది ఆ! శ హ్మ్. <chuckles> అవును. అందుకే అసలా ఆ! నేను పెడతాను. నేనెంచక్క సినిమా పాటలు పెడతాను. నా మా అబ్బాయికి, కానీ వాడు మారం జెయడు. అంటే పెడితేనే తింటా అని. ఎందుకు అంటే, నేను స్క్రీన్ చూపీను. జస్ట్ ఆడియో వినిపిస్తా.
హుహు. హ్మ్. మరి మీ ఇంట్లో ఎవరన్నా గానీ, ఎవరన్నా పిల్లలకి అలాగా పెడతా ఉంటారా?
ఆ! మా అమ్మ. అప్పుడప్పుడు ఏంటంటే, రోజంతా పిల్లాడితో ఇసుకుపోయిద్ది గదా విసుకోచ్చేసేసి అప్పుడప్పుడు
ఎవరు? మీ అమ్మ మీ మమ్మీ అంటే, మీరు పెడుతున్నారన్న ఒక అందం, చెందాం. మీ మమ్మీ ఎందుకు పెడుతున్నారు అలా ఫోను చూపిచ్చి?
<chuckles> అంటే ఏంటి అంటే, అసలు ఒక్కొక్కసారి బాగా మారం జేస్తాడు. ఫోనేం పెట్టదు. ఆడియో‌నే పెట్టిద్ది 99 పర్సెంటు, ఒక ఆడియో పెట్టిద్ది. అంటే పాట. పాట పెట్టేసేసి, వినపడకుండా స్క్రీన్ కన్ సారీ వె స్క్రీన్ కనపడకుండా పెట్టిద్దిన్నమాట. చక్కగా వింటాడు. వినటానికి ఇష్టపడతాడు, చూడాలని ఏం లేదు. పాట కావాలి అంతే. అది వింటే ఓకే. తను చక్కగా కూలయిపోతాడు ఏం చెప్తే అది జేసేస్తాడు మళ్ళీ. మాగ్స్
ఆ! హుహు. హ్మ్. అవునా? హుహు. ఏం పాట? హ్మ్. హ్మ్. అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, ఇక్కడ మీ అబ్బాయికి, ఆ! ఈ కామిక్సనేది అలవాటు చేయలేదు అస్సలకి. కార్టూన్స్ గాని ఏదన్నా గాని.
హ్మ్. అస్సల, అసల బ్రైను కంప్లీట్‌గా డామేజయిపోద్ది అమ్మో! నా వల్ల అయితే గాదు. చక్కగా ఉన్న పిల్లోడిని పాడుజేయడం.
హ్మ్. ఎవరిది చూసావు? ఎవరిది చూసావు? ఎవరిది చూసావు నువ్వు రీసెంట్‌గా, అట్లాగా స్లో‌గా ఉండం? హుహు.
ఎవరిది చూడడం కాదు. మా వారు అస్సలు ఒప్పుకునేవాళ్ళు గాదు. అంటే ఏంటంటే, చక్కగా ఉన్న పిల్లలకి ఫోనిచ్చి చెడగొట్టడం ఎందుకు, లేకపోతే అదలవాటు చేయడం ఎందుకు.
హ్మ్. ఎందుకు మీ వారికి అలా ఎలా తెలిసింది? మీ వారికేలా తెలిసిందది? ఎవరి దగ్గర చూసారాయన?
మా వారు చాలా, ఎక్స్‌ప్లోర్ జేయడం గాని, అట్లా చేస్తారు. ఆయన ఒక ఇంటికేళ్లారన్నమాట. అంటే ఆయన వర్క్ చేసే పర్పస్‌లో, ఒకళీంట్లో ఉండేవాడు. ఆ అన్న వాళీంట్లో. వాళ్ళ పిల్లలు ఏంటి అంటే, చక్కగా అందరితో మాట్లాడుతారు. కానీ, ఆ పెద్ద పాప కొన్ని రోజులు బాగా టీవీ‌కి అడిక్ట్ అయిపోయిందన్నమాట. ఆ అడిక్షన్‌లో ఎన్ని సార్లు బిలిసినా పలకదు. అంత చక్కగా మా వారితో మాట్లాడేది. మామ, మామ అని తిరుగుతూ అంత జేసేది. ఆల్ ఆఫ్ సడెన్ ఏంటి అంటే, ఆ టీవీ అలవాటయిపోవడము. మా ఆయన చెప్తా, అంటే లైక్ ఎలా అంటే ఇంట్లో గెస్ట్‌టే కదా ఎక్కువ చెప్పద్దు. సో, ఆయన కొంచెం అలా ఉండేవాళ్ళున్నమాట. ఒక 1 వీక్‌లోనే ఆయనకి బాగా డిఫరెన్స్ తెలిసిపోయిందంట. ఫోను వాడితే ఇలా ఉంటారా పిల్లలు. ఇంకా అన్నతో చెప్పారు. అన్నతో చెప్పి, ఇట్లా వద్దు అన్న పాప చాలా పాడైపోయింది. ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు మనుషులు పిలుస్తుంటే, అది వరకు చక్కగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడేది, లేకపోతే వెంటనే రెస్పాండయ్యేది టక, టక నేను చాలా నేర్చుకున్నాను పిల్ల దగ్గర నుంచి గూడా. ఏంటి ఇట్లా ఉంది అని చెప్పి ఇంకా ప్లాన్ చేసి, ఎవ్రి వీకెండ్ బయటకి తీసుకెళ్లటము ఇప్పుడు బయటికి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళకి ఒక ఆనందం ఉంటది కదా పార్క్‌కి గాని, ఏదైనా గేమ్ జోను చక్కగా ఆడిపించొచ్చు పార్క్‌కి తీసుకెళ్లి ఉయ్యాల ఆహ్, జారే బండలు అలా. అలా జేసారంట కొన్నాళ్ళు.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవునా? హ్మ్. హ్మ్. అంతేగా మరి! హ్మ్. తరువాత ఏం చేసారు, మీ ఆయన మరి మాట్లా మరి చెప్పారా ఆళ్ళకి ఇలాగా? ఆ! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఇలాగ. ఆ! అంతే. అవును. హ్మ్. అట్లాగా. అలాంటియన్నీ చేసారా? చెప్పారా మరి మీ హస్బెండ్ అది మీకు?
ఆ! అది చెప్పే ఇట్లా నాకు ఎక్స్‌పీరియన్సయింది పాపతో. ఒద్దు మనం మన పిల్లలకసలు అవాయిడ్ జెయ్యొద్దు, నువ్వు ట్యూషన్‌లో పిల్లలకి కూడా హుహు. మాక్సిమం ఎవరైనా వీడియో కాల్స్ చేసినా కూడా, మేము బాక్ కెమెరా నుంచి పెట్టి చూపిస్తాం పిల్లలిని. వాళ్ళకి మాత్రం అమ్మమ్మ మాట్లాడతందని ఫోను చెవులో బెట్టేస్తాం. సో, వాళ్ళకి ఏంటి అంటే ఇప్పటికి కూడా మా వాడైతే ఎవరైనా వీడియో కాల్ జేస్తే మాట్లాడ్డం రాదు. ఫోను చెవులోకే బెట్టుకుంటాడనమాట. అస్సలు రాదు తనకి.
హ్మ్. అస్సలికి ఇప్పటిదాకా, వాళ్ళకీ అదంతా ఏంటనేది గూడా తెలీదా మీ పిల్లలకి? ఆ! అమ్మో! హ్మ్. ఆహా! అంత, అంత <chuckles> క్యూట్‌గా చేస్తన్నాడనమాట మొత్తమంతా గూడాను. హ్మ్. కానీ, కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే గనక హ్మ్, ఇలాగా పిల్లలకి అలవాటు చేయకపోవటం చాలా మంచిదని చెప్పేసని మీకు అర్థమవుతుంది నాకు. హ్మ్. మీ ఎందుకని అంటే నీ నీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఎలాగంటే మీ అబ్బాయికి, మీ అబ్బాయికిలా ఉంది అంటే, చాలా యాక్టివ్‌గున్నాడు హ్మ్. చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళకి, ఒక్కలిని బానే చూస్తారు కానీ రెండో వాళ్ళనొచ్చేసరికి, చూసే టైం‌లో పె పెద్దవాళ్ళని కొంచెం పాడుజేస్తానికి కానీ ఇట్లాగా టీవీ‌లో అలవాటు చేయటం గానీ, ఇట్లాంటియన్ని చేస్తా ఉంటారు. దాన్నెలా జూస్తావు నువ్వు?
<giggles> అవును. అసలు అసలు చెవులోనే బెట్టుకుంటాడు. హ్మ్. ఆ! నాకు ఆ! మ అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అది వాస్తవం. హ్మ్. ఏంటంటే అది ఖచ్చితంగా నిజంగానే. ఏంద్ ఏంటో జెప్పనా, ఫస్టిప్పుడు నార్మల్‌గా పెద్ద వాళ్ళంటే ఎవరు ఉండరు. మనకి నెక్స్ట్ రెస్‌పాన్‌సిబిలిటీ ఉండదు. వాళ్ళే మొత్తం ఇదయిపోతారు గాబట్టి ఖచ్చితంగా టైం కేటాయిస్తాం. కానీ రెండో వాళ్ళొచ్చినప్పుడు, ఆ రెండో వాళ్ళకేంటి అంటే, మనం అన్నం పెట్టాలన్నా ఏదైనా చేయాలి అన్న, ఈ పెద్దోడనేవాడు ఇసికిస్తా ఉంటాడనమాట తెలీకుండానే. అమ్మ నాకు పెట్టు ఫస్టు, లేకపోతే అమ్మ నాతో మాట్లాడు ఇట్లా. ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇద్దరు పిల్లలు నాకు. నాకింకా రియల్‌గా ఎక్స్‌పీరియన్సనమాట. ఎలా అంటే, నేను చిన్నోడితో మాట్లాడుతున్నాననుకోండి
అవునా? హుహు. కరెక్టే. కచ్చితంగా. హుహు. అది. హ్మ్. అవునా! మరీ, మరీ ఈ టైం‌లో పట్టుకుంటున్నారా మరి మీరు, మీ అబ్బాయిని పట్టుకుంటున్నారా? ఈ ఈ టైంలోనే చుట్టాలింటికి కానీ, వాళ్ళిల్లు తీసుకెళ్లడానికి బాగా మొగ్గు చూపిస్తా ఉంటారు ఇలాంటి టైముల్లో. వాళ్ళు ఎంతవరకు ఎంతవరకు మీరు దాన్ని నియంత్రించగలుగుతున్నారు?
నేనేం జేశానంటే హ్మ్. అవును. అసల ఏంటి ఖచ్చితంగా పిల్లలు ఉంటారు కదా, అంటే పిన్ని వాళ్ళ పిల్లలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళైతే అసలు వదిలిపెట్టరు. కానీ వాళ్ళ కూడా ఒక వార్నింగ్, వాళ్ళందరూ నా దగ్గర ట్యూషన్ పిల్లలే కదా! నేనంటే కొంచెం భయం గూడా ఉంటది. <chuckles> అవును. నాకు పిల్లలకి ఇలా ఫోనివ్వడం ఇష్టం లేదని వాళ్ళకి కూడా తెలుసన్నమాట. అక్కా ముందే చెప్పేస్తారు "అక్క ఫోనయితే ఇవ్వమక్క. చక్కగా ఆడిచ్చుకుంటాము" అని జెప్పి వాళ్ళే ఏదో ఒకటి గేమ్స్ ఆడిచ్చడము అట్లా జేస్తారు. చిన్న, చిన్నగా క్యారమ్సు.
హ్మ్. హుహు. హ్మ్. అవునా! ఇదొకటి ఇదొక ప్లస్ పాయింటన్నమాట నీకు. <giggles> ఆ! హుహు. అవునా? హ్మ్. దానివల్ల, దానివల్ల ఇప్పుడు మీరు చెప్తున్నారు గదా! పిల్లోడికి ఇలా ఫోను ఇవ్వొద్దని జెప్పేసని. దాని ద్వారా మీరిలా నియంత్రించడం వల్ల ఆ పిల్లలు గూడా నేర్చుకుంటారు. అవునా?
హ్మ్. హ్మ్. అవును.
హ్మ్. వాళ్ళు గూడా ఫోను వినియోగమనేది వాళ్ళ దెగ్గరికి గూడ తగ్గిద్ది. ఇలాగ ఆడుకోవాలి ఏంటవు‌తుంది. హ్మ్. మీరు గమనిచ్చారా అది?
తగ్గిపోతుంది. చక్కగా వాళ్లకి బొమ్మలేస్తారు. వాళ్ళు ఎలా అంటే, పిల్లాడికి పెన్సిల్సు అవి ఇవ్వాలని జెప్పి, వాళ్ళు గూడా ఒక కలర్ పెన్సిల్స్ తెచ్చుకొని బొమ్మలేసుకోవడము, చక్కగా ఇంట్లో కూర్చొనె ఎటూ ఎళ్ళకుండా, ఎండన గూడా ఎళ్లరు. చక్కగా కూర్చొని, పిల్లాడినేసుకొని, ఆడుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలనే కాదు. మనం కూడా ఫోను చూడకుండా ఉంటే, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఆరోగ్యంగా ఉంటామసల.
గమనిచ్చారా అది మీరు? హ్మ్. హుహు. అది. హ్మ్. అస్సలా చిన్నపిల్లల దెగ్గర నుంచి, పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు గూడా ఫోను నియంత్రించితె మంచిదని అంటారు మీరు. హ్మ్. ఆ!
ఆ! అస్ అన్ అంటే, ఆరోగ్యం ఎవరికి చేదు? అందుకనన్నమాట. చక్కగా ఫోను వాడకుండా.
అంతే గదా మరి. అది. హ్మ్. చాలా చక్కగా అవును. చాలా చక్కగా చెప్పారు. హ్మ్. మీతో మాట్లాడ్డం నాకు చాలా సంతోషమనిపిచ్చింది. ప్రతి విషయం కూడాను చాలా డీటెయిల్డ్ అండ్ క్లియర్ కట్‌గా చెప్పారు. అన్ని కూడాను. ధన్యవాదాలు.
<giggles> ధన్యవాదాలండి. హ్మ్. ధన్యవాదాలండి.